అయితే మనం జీవితంలో చాలా ప్రయాణాలు చేస్తూనే ఉంటామండి. అది జాబ్ రీత్యా గానీ లేకపోతే ప్యా కుటుంబంతో కలిసి ట్రిప్‌లెళ్ళటం. ఇలాంటి రకరకాల ప్రయాణాలు అయితే చేస్తూ ఉంటాం కదా! అలాగా మీరు చేసిన ప్రయాణాల్లో ఆహ్, ఆ ప్రయాణం ఒక ప్రయాణం అయితే ఖచ్చితంగా గుర్తుండే ప్రయాణం ఉంటుంది కదా! ఆ ప్రయాణం నుంచి మీరు నేర్చుకున్న మా ముఖ్యమైన ప్రాముఖ్యమైన పాఠం ఏది? అది ఎ ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది చెప్పగలరా?
అవునండి. అవును. తప్పకుండా అండి. ప్రయాణాలంటే నేనంటే పెళ్ళికి ముందు వెళ్ళేదాన్ని. బట్ అది చిన్న చిన్న ట్రిప్స్ అని చెప్పొచ్చు. మరీ అంత ఆహ్, దానివల్ల మనకి ఒక ముఖ్యమైన పాఠం అనట్లు ఏమి లేదు గానీ ఫ్రెండ్స్‌తో ఎళ్ళాం కదా! అదొక మ్ మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు.
ఓకే. అంటే మీ కాలేజ్ డేస్‌లోనా?
అవునండి. కాలేజ్ ఫైనల్ ఇయర్‍లో వెళ్ళాను. మళ్ళీ ఇంటర్‍లో ఎళ్ళాను. అది వెళ్ళిన ప్లేస్ కూడా కేరళ. అప్పుడూ మనకి ట్రిప్ అంటే మనం మాక్సిమమ్ అందరు ప్రిఫర్ చేసేది సౌత్ ఇండియలో కేరళ ఇదే కదా! మున్నారు, అలపి.
ఓకే. ఓకే. అవును. మనకి దగ్గరలో ఉన్న స్పాట్స్ అయితే అవే ఇంక. మిగతావి మొత్తం ఎక్కడికెళ్ళినా కూడా ఎండ మీద కొట్టేసిద్ది.
అవునవును. కాకపోతే నాకు పెళ్ళి తర్వాత ఆహ్ చ అంటే ప్రయాణాలు అనేది చాలా బాగా అలవాటయిందని చెప్పొచ్చు. నే నా పెళ్లి అయింది 2017. ఆహ్ సో నేనేంటంటే అప్పుడు అక్టోబర్‌లో ఆహ్, యాక్చల్లీ పెళ్లి తర్వాత మామూలుగా ఎళ్తారు కదా! ఏదొక ట్రిప్‌కి. ఆహ్, అయితే మేమేంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. మాల్దీవ్స్ ఎళ్ళాము.
అవును. ఓకే. ఓకే. ఓకే. ఓకే.
అక్కడ ఏంటంటే కుటుంబం మొత్తం అంటే, ఎలా అంటే హస్బెండ్ హ ఆహ్, వాళ్ళ మదర్ ఫాదర్ అన్నయ్య, వదిన ఇట్లా.
ఓకే. అంటే పెళ్లి అయిన వెంటనేనా ఇదంతా, ట్రిప్ అక్కడికి ప్లాన్ చేసుకున్నారా?
ఆహ్, పెళ్ళైన ఒక 2 మంత్స్ తర్వాత.
ఓకే. హానీమూన్ ట్రిప్పా ఇది.
టూం ఆ! హనీమూన్ ట్రిప్ కమ్ ఫ్యామిలీ ట్రిప్ అనమాట <giggles> ఆ!
ఓకే. 2 కలిసి వస్తాయని చెప్పేసి అలా పెట్టుకున్నారనమాట. ఓకే.
<chuckles> ఆ! మా ఆ! అంతే ఇంకా అలాగే అనుకోవచ్చు. బట్ నేనేంటంటే ఆ ప్రయాణంలో మేమెళ్ళింది మాల్దీవ్స్ అని చెప్పా కదా! శ్రీలంక నుంచి కనెక్టింగ్ ఫ్లైటనమాట మాల్దీవ్స్.
అవును. ఓకే.
అంతా బానే ఉంది, మేము అక్కడ ఒక రిసార్ట్‌లో దిగాం. పారడైజ్ రిసార్ట్. ఇంక మనకక్కడ ఏమి లేదు. ఏంటం ఆ! మాల్దీవ్స్‌లో. పారడైజ్ రిసార్ట్. అక్కడ తిరిగేది ఏముండదండి. మనము ఆహ్, ఎళ్ళి జస్ట్ ఇప్పుడు స్టేకేషన్స్ అంటారు చూసారా, రిలాక్స్ అయ్యి అట్లా బీచ్ ఎదురుగా ఉంటాయన్నమాట మన రూమ్స్. ఏంటి తలుపు తీసి ఒక 4 అడుగులు ఏస్తే బీచ్, అట్లా. అలాంటి ప్లేసెస్‍కి వెళ్ళాము.
మాల్దీవ్స్‌లోనా? ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవును. అవును. అవును. ఓకే. ఓకే. చుట్టూ వ్యూ కూడా కనిపిస్తా ఉండిద్ది. కొంచెం విండోలోంచి అట్లాంటివి అవును.
అవును. అవును. మెయిన్‌గా వ్యూయే. మనం బయటికెళ్ళి అక్కడ ఏముండదు చూడ్డానికి కూడా. ఎలా అంటే అదొక చి
ఓకే. అంతా రూమ్‌లోంచే వ్యూ ఎంజాయ్ చేసేవచ్చు.
అంతే. చిన్న పల్లెటూరు ఉంటది చూసారా హ్మ్. అలా ఉంటది. ఎక్కడికైనా బయటికెళ్ళాలన్నా ఏంటంటే వాళ్ళు బోట్‌లోనే తీసుకెళ్తారు.
అవును. ఓకే.
అక్కడ బయటికి వెళ్ళాలన్నా ఎక్కువ స్ ఈ ఫుడ్ ఉండేదండి చెప్పాలంటే ఫిషెస్ దాంట్ల సాల్‌మాన్ ఇవి ఉంటాయి చూసారా! తిండి ప్రియులు అయితే, అవును. తిండి <chuckles> ప్రియులైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్డు. బట్ కాదు. <giggles> కాద్
అవును సీ ఫుడ్ ఎక్కువ ఉండ్డిదా? ఓకే. మీరు తిండి ప్రియులు కాదా అయితే? అవునా ఏదైనా నిమిత్తంగా కడుపు ఏదుగ్ ఆహ్, ఆహ్, ఆకలి వేసినప్పుడు కొంచెం తినేసి పక్కన <chuckles> పడేస్తారన్నమాట.
ఆ! ఆన్ అంతే మళ్ళీ నాకేంటంటే ఆ వాసనలు కూడా పడేవి గావు అక్కడ అంతా ఎలాంటే మొత్తం ఫిషేస్ స్మెల్లే...
ఓకే. అంటే మీకు మీరు శాకాహారులా?
మనం ఆ ప్రదేశం. లేదండి మాంసాహారం కంప్లీట్ గానే కానీ ఏంటో ఆ వాసనలు అంత నచ్చలేదు అప్పుడు. అంటే పెళ్లి అయిన తర్వాత బాగా మాంసాహారిని అయిపోయాను కానీ పెళ్ళికి ముందు అంత లేదు.
మాంసాహారులేనా! ఓకే ఓకే. ఆ! ఓకే. ఓకే.
సో, ఇంక ఇట్లా ఉండేది అన్నమాట! మేమెళ్ళింది కూడా ఏంటంటే 6 నైట్స్, 7 డేస్ అప్పుడు.
ఓకే. పెద్ద ట్రిప్పే అయితే.
అది ఏముండేది కాదు. హ్మ్. ఏముండేది కాదు. ఎప్ ఫుడ్ అయితే ఆ రిసార్ట్‌లో పెడతారండి అసలు ఎంత బా అంటే భోజన ప్రియులైతే ఆ ఫుడ్ తినడానికి కూడా మాల్దీవ్స్ వెళ్ళొచ్చన్నంత బాగా పెడతారు.
ఆ! ఓకె. అంటే మొత్తం ప్యాకేజిదంతా, ప్యాకేజ్‌లో భాగమా?
చాలా. ఆ! ఇదంతా ప్యాకేజ్. కపుల్‌కి అప్పుడు 2, 2017 లోనే, 1.1, 1.2వో కపుల్‌కి.
ఓకె. ఓకె.
మొత్తం ఫుడ్‌తో కలిపి.
బాగానే ప్లాన్ చేసారు. మీ భర్తగారు అయితే మీకోసం.
హ్మ్. బానే ప్లాన్ చేసారు గానీ, <giggles> అంటే, ఆహ్, ఫ్యామిలీతో ఎళ్ళేసరికి కొంచెం బిట్టరే, అంటే, కొంచెం చేదు ఎక్స్పీరియన్స్‌లు కూడా అయినయన్నమాట.
ఆ! అవునా? ఏమై‌నై‌యండి అంతగా?
అంటే, మేము వెళ్ళిన తర్వాత అక్కడ, మనకి వాష్‌రూమ్స్‌లో బకెట్స్ ఉండవు. మనకి ఇక్కడ ఏంటంటే, బకెట్స్ అలవాటు కదా! స్నానానికి. అయితే, ఆ అలవాటు మనం మానుకోలేముగా! ఎక్కడికెళ్ళిన, తెలుగొళ్ళమని నిరూపించుకోవాలి కదా! <giggles>
అవును. అవును. అవును. అవును. అవును. అవును.
అయితే, వెళ్ళి బకెట్ అడిగి తెచ్చుకున్నాననమాట.
ఓకె.
తెచ్చుకుంటే, దానికి మా అత్తగారు అంటే, అంటే పెద్దళ్ళు మేముంటే, మాకు తేవడం తెలీదు గాని, ఇట్లా, ఇట్లా, అట్లా ప్రతి చిన్న దానికి కొంచెం ఆర్గ్యుమెంట్‌ లాగ అయిపోయింది.
ఓకె. అంటే వా
అసలు అక్కడ బకెట్ అడగాలని కూడా, నా పోని చెప్తే, నేనెళ్ళి అడిగి తెస్తాను కదా! అలా కాదు. ముందే నేను ఊహించుకోవాలి అంటారు.
ఓ టైం అంటే మీ బాధ్యత అది. అంటే పెద్దవాళ్ళు ఇప్పుడు వీళ్ళకి అత్తయ్య గారికెళ్లి మనం అది తీసుకురావాలి.
అప్పుడే కదండీ పెళ్లయింది. అంత బాధ్యతలు ఎట్లా తెలుస్తాయి చెప్పండి?
అదే కదా! <giggles> దాంట్లో మనమేమైన పిహెచ్డి చేసామా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఎమన్నా ఉండిద్దా, మనకి అన్నీ తెలియడానికి. మెల్ల మెల్లగా నేర్చుకుంటాం ఏదైనా కూడా.
అసలా, అంతె అంతే కదా! ఆహ్, మళ్ళీ ఇంకొకటి సన్క్రీన్ రాసుకున్నాను. అంటే ఎ ఎళ్ళి సన్క్రీన్ రాసుకుంటారా? అని అడగాలంట. అది కూడా నేను అడగలేదంట.
ఓకె. అయ్యా! ఇదేంటి వాళ్ళు ఇంటికొచ్చిన గెస్ట్‌లా ఏంటి అడగడానికి?
కాదండి అంటే ఇప్పుడు సన్క్రీన్ కావాలి ఇవ్వు అంటే ఇస్తాను కానీ. ప్రతిది వాళ్ళ రూమ్‌కి వెళ్ళి ఇది క అసలు నాకు తెలియదు ఇట్లా అడగాలి నిజంగా, ఫ్రాంక్‌గా చెప్పాలంటే. ఇట్లా ప్రతీది పాయింటెడ్‌గా అడగాలని నాకు నిజంగా తెలియదండి. లేకపోతే అడిగేదాన్నే.
ఓకె. ఆ!
ఇట్లా ఏంటంటే చిన్న చిన్నవే. బట్ అవి ఏంటంటే నాకు నచ్చలేదన్నమాట ప్రతీది ఇట్లా పాయింట్ ఔట్ చేస్తున్నా.
ఓకె. అంటే ఇప్
అందులోనే ఎలా అంటే, డ్రెస్సింగ్ కూడా నార్మల్‍గానే ఉంటది. నేనేమి ఓవర్‌గా వెస్టర్న్ వేసుకోను. ఫస్ట్ నుంచి అలవాటు లేదు. బట్, నల్ల పూసలు వేసుకుంటాను. నేను ఏ అంటే సూత్రపు గొలుసు వేసుకోకుండా, నల్ల పూసలు వేసుకున్నాను. దానికి కూడా అయింది. ఇంకా ఏంటంటే ఇట్లా ప్రతిది, ఇప్పుడు మాల్దీవ్స్ ఎళ్తామండి. మనం కొంచెమన్నా అనిపిస్తుంది కదా! నేనేం మొత్తం ట్రెడిషన్ వదిలేసి వెళ్ళలేదు. ఆ ప్యాంట్, షర్ట్ మీద నల్ల పూసలు వేసుకున్నాను అట్లా కాదంట. సో ఇట్లా చిన్న, చిన్న ఇష్యూస్ అయ్యేసరికి నాకు
ఓకె. ఓకె. ఓకె. ఓకె. అదే. ఓకె. మళ్ళి దాని దగ్గర కూడా ఇష్యూ ఎందుకు చేసుకోవాలి ఇది చేసుకుందాం అని చెప్పేసి.
ఆ! అవును. ఇంక అప్పుడు మా హస్బండ్ మున్
అ! మీకు కొంచెం బాధ కలిగి ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ గూడా మనల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. కొంచెం ఫ్రీగా వదిలేయొచ్చు కదా! అని చెప్పేసి.
అవును. అన్ అంటే ఇప్పుడు, నిజంగా. అప్పుడే పెళ్ళయింది. ఆ! సరే వచ్చాం నాకు తెలీదు. ఎక్కడ, అంటే ఆ! అప్పటికి చాలా రెస్పెక్ట్‌గానే బిహేవ్ చేస్తున్నాను, ఇంక అంతకన్నా ఇది అంటే నాకు అర్థం కాలేదు బేసికల్‌గా. ఇంకా మా హస్బాండ్ కూడా వచ్చి "ఏం నువ్వు మనం ఉన్న ప్లేస్ ఏంటి? నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? నువ్వెందుకు డ్రెస్ వేసుకున్నావ్ మరి చీర కట్టుకోకుండా?" అని అన్నారు.
ఓకె. ఓకె. ఓకే. అవునా?
ఆ! అంటే మా అత్తగారిని
ఓకే. ఓకే. ఓకే. <chuckles> బ అంటే మీకే సపోర్ట్ మీ భర్తగారు అయితే.
పాపం ఆయన చాలా సపోర్ట్ అండి. ఇప్పటికి సపోర్ట్ నైన్ ఇయర్స్ అయ్యింది. మ్యారేజ్ అయ్యి. ఇప్పటికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడనుకోండి. ఆ! సో, ఆ సపోర్ట్ వల్లే కొంచెం నిలబడుతున్నాను.
ఓకే. అదృష్టవంతులైతే మీరు ఈ విషయంలో. అదే కదా! లేకపోతే ఇంకా వాళ్ళ మధ్యలో అసలు మీరు ఎలా బతికారు. అత్తగారి ఆ గొడవల మధ్యలో ఇలా ప్రతిదానికి వంకలు పెడితే.
అసలు అక్కడ గొడవ లాగా గుడా ఉండదండి. అంటే అది అది అక్కడ మీరు <smacks lips> ఇప్పుడు మగవాళ్ళకి ఏంటంటే ఏంటి దీనికి కూడా గొడవ పడతారా అని అనిపించొచ్చు. బట్ ఏంటంటే పడినాక తెలుస్తది అమ్మో! దీనికి కూడా గొడవ పడతారు. రేపు మీకు పెళ్ళి అయ్యాక తెలుస్తది. లేదు. లేదు. ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి కదా. రేపు ఎవరైనా చెప్పుకోవడానికి మీకు కూడా. సో
ఆ! ఆ! అదే కదా! వద్దులేండి. మాకొద్దు ఈ అయితే ప్రశాంతంగా ఒక్కడే ఉండిపోతాను నేను. అమ్మో! ఏంటి అసలు నేను ముందు దూరం ఎళ్ళిపోతే. ఎట్లాంటి గొడవలు అవుతాయి అంటే పెళ్లి చేసుకొను. మళ్ళీ మా అమ్మకిను వాళ్ళకి మా ఆవిడకి నేను ఎక్కడ గొడవలు పెట్టే
అయ్యయ్యో! ముందుగానే మీరు అట్లా నెగెటివ్‌గా ఎళ్ళకండి. అట్లా ఎం ఉండ అందరు అట్లా ఉండాలని ఏం లేదుగాని, బట్ మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలి. అదైతే నేను చెప్తాను. ఎవరిది తప్పుంటే వాళ్ళది. ప్రాం
ఆ! చేస్తాను. చేస్తాను. ఎందుకంటే చివరికి ఉండాల్సింది ముందు వాళ్ళతోనే కాబట్టి లాస్ట్ వరకు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎవరు సపోర్ట్ చేస్తారు.
అంటే వాళ్ళు తప్పు చేస్తే కూడా వాళ్ళని సపోర్ట్ చేయమని నేను చెప్పను. మ ఆ!
లేదు. అట్లా ఏమి లేదు. తప్పు తప్పే న్యాయం న్యాయమే. అన్ని ఒకటే. అన్ని బ్యాలెన్స్‌గ ఉండాలి.
అంతే ఇప్పుడు. నేను తప్పు చే ఇప్పుడు నేను తప్పు చేస్తే నన్నే అంటారండి. ఇప్పుడు ఆహ్, మా అత్తగారు తప్పు చేస్తే అట్లా అలా పె అలా స్టాండ్ తీసుకోండి. అని చెప్తాను అంతే. అయితే ఇంకా నాకైతే ఇది అంతా నచ్చలేదన్నమాట. ట్రిప్. నా ఫస్ట్ ట్రిప్పే పెళ్ళయిన తర్వాత నాకు అంతా నచ్చలేదు. ఆ! న
ఓకే. ఓకే. ఓకే. అనిపించిందా మీకు అయ్యో! ఇడా ఫ్యామిలీతో టార్చర్ మేం ఇద్దరు వచ్చిన పోయేది. ఇలాంటి ట్రిప్‌కి అని చెప్పేసి. అనిపించి ఉండిద్ది మనసులో.
అవును. అనిపిచింది. తర్వాత నేను ఇంటికొచ్చేసాక నేను చెప్పేసా. నేను ఇంకా ఎక్కడికి రాదలుచుకోలేదు. హ్మ్. బాబు. నా వల్ల కాదని చెప్పా. బట్ తర్వాత ఏమైందంటే ఇంకా చిన్న చిన్నగా ఫ్యామిలీ ట్రిప్స్ అంటే షిరిడీ తిరుపతి ఇట్లా అయినాయి. అయి ఇంకా నార్మలే అనుకోండి. కామన్.
ఆ! ఓకే. ఓకే.
కాకపోతే తర్వాత మా ఒక 2023లో మా ఫాదర్‌కి బాలేదు. ఆహ్, ఆహ్, హ హార్ట్ సర్జరీ అది ఎలా అయిందంటే, చాలా సీ సీవియర్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే హోప్స్ లేవు. బట్ అది చాలా కాంప్లికేటెడ్ అయింది. అట్లా 4000000 అన్నారు. ఇంకా అదే ఏంటంటే కొంచెం ఒక స్ట్రెస్‌లాగా ఫీల్ అయ్యి, నేను ఒక 4 నెలలు కంప్లీట్ హాస్పిటల్‌కి తిరగడమే సరిపోయింది. ఆహ్, ఆహ్, స్ట్రెస్ నుంచి రిలీఫ్ రావడానికో ఏమో తెలీదు. అప్పటికి సెట్ అయింది నాన్నకి. తర్వాత ఆహ్, ఒక 6 మంత్స్ నేను స్ట్రగల్ అయ్యాననె చెప్పొచ్చు. జాబ్ అది మానేసి మొత్తం కంప్లీట్ ఫాదర్‌తోనే ఉన్నాను.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే.
మరి మా హస్బెండ్ ఏమనుకున్నారో ఏమో తెలీదు గానీ ఆహ్, అప్పుడు సింగపూర్, మలేషియా ప్లాన్ జేసారు ట్రిప్.
అదే మీకోసం మీరు ఇంత స్ట్రెస్ తీసుకున్నారుగా అది కొంచెం ఆహ్, కొంచెం డైవర్ట్ అవుతారని చెప్పేసి తీసుకెళ్ళినట్టున్నారు. ప్లాన్ చేసినట్టున్నారు. సర్ప్రైస్ ట్రిప్పా అది?
అవునవును. ఆ! అవునండి. ఆహ్, ఇంకా మేము ముగ్గురమే. మాకు అప్పటికి ఒక బాబు వచ్చేసాడు. 3 ఇయర్స్ బాబుకప్పుడు. హ్మ్, నేను, తను, బాబు సింగపూర్, మలేషియా. ఆ! వెళ్ళాము. అక్కడ నిజంగా చాలా మెమొరబుల్ అని జెప్పొచ్చండి. నిజంగా ట్రిప్ అయితే నేను అనుకున్నాను అంటే ఎవ్వరు లేరు గదా! బోర్ కొడతదేమో అనుకున్నాను. బట్ ఏంటంటే
ఓకే. ఓకే. ఓకే. ఆహా! అవునా? కా కానీ అదే ప్లస్ అయినట్టుంది మీకు.
ఆ! కానీ అసలు తిరిగామండి మాతో పాటు మా బాబు గూడా రోజుకి 10 వేల స్టెప్‌లు, 20 వేల స్టెప్‌లు యేసాడు. అంటే 3 సంవత్సరాల బాబు.
ఓకే. ఓకే. 3 సంవత్సరాల బాబు మీతో పాటు అంత దూరం నడిచాడా మీకోసం?
అంత దూరం నడిచాడు. అసలు ఎక్కడ విసిగిచ్చలే. అంటే చిన్న పిల్లలంటే కొంచెం విసిగిచ్చడం ఇట్లా ఉంటాయి గదా! వాళ్ళకి తగ్గట్టు అన్నీ ప్యాక్ చేసుకున్నాను. అంతా అయిపోయింది కానీ బట్ విసిగించలేదు. ఆ! బాగా ఎక్స్‌ప్లోర్ చేయడం అంటే ఇంట్రెస్టింగ్‍గా కనిపిచ్చాడనమాట అన్నీ ఆహ్, ఇది చూడడం అక్కడ యూనివర్సల్ స్టూడ్
అవును. అవును. నచ్చినట్టుంది. ట్రిప్ బాగా సింగ్ సింగపూర్‌లో మొత్తం తిరగడం నచ్చినట్టుంది.
అవునవును. <chuckles> యూనివర్సల్ స్టూడియోస్ అని ఉంటాది. అక్కడ పిల్లలకి ట్రాన్స్‌ఫార్మర్స్ అని, మమ్మీ అని ఇట్లాంటి కొన్ని ఉంటాయి. చు ఆహ్, ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాడు. సేమ్ అట్లాగే మలేషియాలో. ఇంకా మాకు ఏమనిపించిందంటే, ఆ ట్రిప్‌ వెళ్ళొచ్చాక. బేసికల్‌గా ప్రతి సంవత్సరం ఒక ట్రిప్ అయితే వెయ్యాలి. ఎంత ఇదిగా ఉన్నా...
ఆ! అవును. ఆ! అవును. అవును. ఓకే. ఏ బాధలో ఉన్న ఇలాంటి ట్రిప్ ఒకటి వేస్తే ఖచ్చితంగా ఓకే.
ఏ బాధలో ఉన్నా ఒక ట్రిప్ ముఖ్యమైన పాఠం అంటే ఇదే అండి. ఏ బాధలో ఉన్నా ఒక ట్రిప్. ఎందుకంటే బాబు కూడా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనకున్నంతలో చిన్నప్పుడే మన అంటే మనము సేవింగ్స్ చేసుకొని, ఆ సేవింగ్స్‌లోనే దొ వచ్చిన ప్లేస్‍కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వాలి.
ఓకే. ఓకే. దానికి తగ్గట్టుగా ఏదో చిన్న ట్రిప్ అయినా, పెద్ద ట్రిప్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని ఇలా వెళ్తే ముందు ఆహ్, మనకి ఆ బంధాలు పెరుగుతాయి అదే రకంగా మనసు ప్రశాంతంగా ఉండుద్ది అని చెప్పేసి
అవును. అవును. ఆ రిలేషన్‌షిప్ కూడా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బాండ్‌కి గాని, ఆ పేరెంట్‌కి ఆ పిల్లలకి ఉన్న బాండ్ గాని, బాగా పెరుగుతుంది అనిపించి, ఇంక అప్పటినుంచి స్టార్ట్ చేసాం. ఒక ఇంటర్నేషనల్ ఒక డొమెస్టిక్ ఒక సంవత్సరంలో.
ఓకే. అవునా! అవునా! ఓకే. ఓకే. అయితే ట్రిప్‌లు బానే ఏస్తున్నారు అయితే ప్రతి సంవత్సరం.
ఆ! ఆ! సింగపూర్, మలేషియా ఎళ్ళాము. ఆ ఇయరే మళ్ళీ గోవా ఎళ్ళాం, నెక్స్ట్ ఇయర్ బాలి ఎళ్ళాము, తర్వాత వైజాగ్ ఎళ్ళాం, మళ్ళీ అండమాన్ ఎళ్ళాం. సో, ఇంక ఇట్లా...
ఓకే. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు అయితే.
ఇట్లైతే మేము నేర్చుకున్నామ. అంటే ఆహ్, మనం ఉన్న లైఫ్ ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలీదు. బట్, ఉన్నన్ని రోజులున్నా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఒక వారం రోజులన్నా అన్నట్టు
అవును. అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసుకుంటా, ప్రశాంతంగా సంతోషంగా, బ్రతికెడం నేర్చుకున్నారు మీరైతే.
అవునండి. మెయిన్ ఇది.
ఓకే. అయితే చాలా బాగా వివరించారు. మీ ట్రిప్పుల గురించి ముందు ఏదైతే మాల్‌దివ్స్ ట్రిప్స్‌లో ఏదైతే మీకు చేదు అనుభవం ఉందో, అక్కడి నుంచి మీరు సింగపూర్ ట్రిప్ గురించి మొత్తం బాగా వివరించారు. అయితే ఆహ్, మళ్ళీ సమయం దొరికినప్పుడు ఇలాంటి విషయాల గురించి, ఇలాంటి ప్రయాణాల గురించి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం అండి. మీతో మాట్లాడినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.